ఓకే. బాగుంది. హ్మ్.
ఆలా చేసేసి మంచిగా పల్లి చట్నీ చేసేసి పెట్టానన్నమాట. అందరూ హ్యాపీగా తిన్నారు. పిల్లలకేమో ఇడ్లీలోకి చట్నీ వద్దు అని చెప్పారన్నమాట. ఆహ్, నా దగ్గర ఎప్పుడు నేను మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. ఆహ్, ఏంటంటే కారప్పొడి. కారప్పొడి ఐడియా ఉందా అండి? ఆ కారప్పొడి మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఆ కారప్పొడిని. నాకు కూడా ఇష్టం అని చెప్పేసి నేను చేసి పెట్టుకుంటానన్నమాట. అయిపోగానే నేను చేసి పెట్టేసుకుంటాను. అండ్ వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు వెంటనే నేను వా నేను వాళ్ళకి ఆహ్, కారప్పొడేసేసి ఇడ్లీలోకైనా, దోసల పైన కూడా కారం దోసల్లాగా వేసుకోవచ్చన్నమాట ఈ కారప్పొడితోటి. ఆ! అట్లాగా వేస్తూ ఉంటానన్నమాట. అందుకే నేను రెడీ పెట్టుకుంటాను ఆ కారప్పొడిని. మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఆ కారప్పొడి.
ఓకే. <laughs> ఓకే. హ్మ్. ఓకే. యెస్. యెస్. ఉందండి. హ్మ్. ఓకే. బావుంది. హ్మ్. యెస్. చేసుకోవచ్చండి కారం దోస. నిజమే. ఓకే. సూపర్ అండి! <laughs> అయి అయితే మీ ఇంట్లో కారప్పొడనేది ఫేవరైట్ అందరికి.
అందుకని చెప్పేసి ఆ! అవునండి. అవును. మా హస్బెండ్‌కయితే ఇష్టముండదు కానీ, మా పిల్లలకి, నాకు చాలా ఇష్టం అన్నమాట. మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రెసిపీ అనేది ఉండాల్సిందే <chuckles> మాకు. ఆ! <chuckles> అవునండి. హ్మ్. ఆహ్, అంటే మెజారిటీ అన్నమాట. డామినేషన్ ఏముంది దాంట్లో? ఆహ్, అందరికీ ఇష్టం కాబట్టి ఇప్పుడు నలుగురిలో ముగ్గురికిష్టమనుకోండి ఖచ్చితంగా అదే చేసేసాం అనుకోండి. పిల్లలు వాళ్ళు తినేస్తారు కాబట్టి ఎలాగో చట్నీ కానీ, పచ్చడి కాని ఏదో ఒకటుంటది కాబట్టి పెద్దవాళ్ళం మేము అడ్జస్ట్ అయిపోయి ఏదో ఒకటి తినేస్తూ ఉంటామన్నమాట. కాకపోతే ఈసారి గెస్ట్‌లొచ్చారు కాబట్టి గెస్ట్‌లకి పల్లి చట్నీ చేశాను. అండ్ సైడ్ కారప్పొడుంది. అలాగే అల్లం చట్నీ కూడా చేశానన్నమాట ఇంట్లో.
<laughs> ఓకే. <laughs> ఓకే. సో, మీదే డామినేషన్ అంటారు. <laughs> బాగుంది. అయితే ఇంకా ఎలాంటి హ్మ్. యెస్. యెస్. <laughs> ఓకే. <laughs> ఓకే. హ్మ్. నిజమే. నిజమే అండి. హ్మ్. ఓకే. అయితే ఎప్పుడన్నా మీరు ఇలా ఉన్నప్పుడు అనుకోకుండా మరి ఎక్కువ మంది రావడం, అంటే గెస్ట్‌లొచ్చారు కానీ ఎక్కువ మంది వచ్చేసారు అనుకోకుండా. మీరనుకున్న దానికంటే ఎక్కువైన సందర్భం. అప్పుడు మీరు ఆల్‌రెడీ కొన్ని రకాలైన వంటకాలు సిద్ధం చేసుకొని ఉంటారు. మళ్ళీ వాటితోపాటు అడ్జస్ట్ చేస్తూనే అందరికి సరిపెట్టేలాగా చేయాలి కదా! అలాంటి సందర్భాలేమైనా ఉన్నాయా మీ లైఫ్‌లో?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవునండి. ఇద్దరు వస్తా అన్న చోట ఒకసారి ఆరుగురొచ్చారండి. ఇద్దరి కొండిన ఫుడ్డు మందికి ఎలా పెడతాం చెప్పండి?
<laughs> ఓకే. హ్మ్. యెస్. అవును.
అప్పుడు నేనేం చేశానంటే యాక్చువలి నేను ఆ రోజు బిర్యానీ చేద్దాం అని చెప్పేసి నేను బిర్యానీ చేయలేకపోయానన్నమాట. ఇంక గెస్ట్‌ని చూసి, సరే, కొంచెం బిర్యానీ చేసేస్తే ఆహ్, అందరికీ సరిపోతుంది అని చెప్పేసి ఆహ్, నేనింక బిర్యానీ చేయడం స్టార్ట్ చేసేశానన్నమాట. మనం బిర్యానీ అనేది కుక్కర్‌లో పెట్టేసామనుకోండి తొందరగా అయిపోతుంది.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే అది పలావయిద్ది కదా! కుక్కర్‌లో అయితే?
ఎలాగో లంచ్ టైమ్‌కి కొంచెం టైమ్ ఉందని చెప్పేసి నేను బిర్యానీ పెట్టేసాను. సో, తొందరగా అయిపోయింది. నాకు కూడా ఒక డిష్ అనేది కరె‌క్ట్‌గా వచ్చేసిందన్నమాట. అందరికీ కూడా సరిపోయింది.
హ్మ్. ఓకే. <chuckles> మరి కుక్కర్‌లో వండితే పలావ్ అంటారు కదా! <chuckles>
ఆ! అంటే అండి, ఇప్పుడు దాంట్లో మనము ఏమంటారు, మనం చేసుకునే, హ్మ్, వేరైటీని బట్టి ఉంటుంది.
హ్మ్. ఓకే. హ్మ్. యెస్.
అట్లాగా ఇప్పుడు పొలా పులావన్నా, బిర్యాని అన్నా దాంట్లో మనం వేసే సరుకులన్నీ ఒకటే.

హ్మ్. అప్పుడేంటంటే అండి ఆహ్, ఒక్కోసారి మనం వాళ్ళని అడుగుతాం కదా! ఇప్పుడు మనకి క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి. మనం వాళ్ళనడుగుతాం. "ఏం తింటారు?" అని చెప్పేసి. ఒకవేళ కాదు, <tsk> ఎవరైనా చుట్టాలు వాళ్ళు అనుకో మనం అడగం కదా! ఇట్లాగ మీరు ఏం తింటారని అడిగితే, వాళ్లేమనుకుంటారు, "వీళ్లేంట్రా బాబు! ఏం తింటున్నారు ఏం తింటారు అని అడుగుతున్నారు. అంతేగాని పెట్టరా" అన్న అన్న మాటలు కూడా వస్తాయి మళ్ళీ వాళ్ళే. అందుకని చెప్పి ఏం చేస్తా అంటే కామన్‌గా ఎక్కువ మంది తినేవన్నీ వండేస్తాం అన్నమాట. ఆ టైమ్ వండేస్తాను నేను ఆ టైమ్‌లో. అంటే ఇప్పుడు లైక్, ముద్దపప్పు రసం అంటే ఎవరు తినరు చెప్పండి. చాలా మందికిష్టం. అట్లాగా ఒక ఫ్రై దానికి, ఒకవేళ నాన్‌వెజ్ ఉన్నారనుకోండి ఎవరైనా మనకు తెలీదు. నాన్‌వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారు అంటే గనుక ఓ పక్కన ఒక ఒక నాన్‌వెజ్ ఐటెమ్ కూడా చేస్తాను నేను.
యెస్. హ్మ్. ఓకే. హ్మ్. అవును. <laughs> ఆ! <laughs> ఓకే. హ్మ్. యెస్. ఓకే. హ్మ్. హ్మ్. అందరికి <chuckles> యెస్. హ్మ్. సూపర్! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే అప్పుడే ఎలాంటి ఐటెమ్ ఉంటుంది. అంటే ఫ్రై పెడతారా? లేకపోతే గ్రేవీ‌తోని కలిపి కర్రీలాగా చేస్తారా?
ఆ! నేనెక్కువ గ్రేవీయే చేస్తానండి. ఎందుకంటే వెజ్ వాళ్ళకి నేను ఫ్రై చేసేసాను కదా! అంటే <smacks lips> ఒక ఫ్రై ఐటెమ్ ఉంది కదా వెజ్‌లో. అట్లా అని చెప్పి నేను కర్రీ కింద చేస్తాననమాట.
ఓకే. హ్మ్. యెస్. బాగుంది.
ఆ! అంటే అది పులుసు కానియ్యండి, ఇగురు కానియ్యండి. కర్రీ అయితే చేస్తాను నాన్‌వెజ్. అలాగైతే మనకి ఎక్కువ మందికి సెర్వ్ చేయడానికి కూడా యూజ్ అయితుంది కదా మనకి. ఆ! అందుకని చెప్పి నేనెక్కువ ప్రిఫరెన్స్ కర్రీ‌కే ఇస్తానన్నమాట. ఫ్రైస్‌కే కాకుండా.
ఓకే. హ్మ్. బావుంది. యెస్. యెస్. అలా చేస్తే గనక హ్మ్. ఓకే. ఫ్రై కంటే కూడా కర్రీస్‌కి మీ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. బావుంది. మరి ఇప్పుడు ఇంకా ఇలాంటి మీరెప్పుడన్నా మీరెప్పుడైనా గెస్ట్‌లాగా వెళ్లి <chuckles> అక్కడ మీకు నచ్చిన డిష్‌లు, వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్‌గా చేస్తూ ఉంటారు కదా! అది చూసి మీరు ఇన్‌స్పైర్ అయ్యి, "అరే! ఇంత ఫాస్ట్‌గా చేయొచ్చా? ఇలా ఇంత ఈసీగా చేయొచ్చా?" అనుకున్న సందర్భం ఏదైనా ఉందా?
అవునండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

ఆ! అవునండి. ఖచ్చితంగా ఉంది. ఆహ్, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మేము ఆహ్, తను పిల్లలడిగారని చెప్పి గబగబా ఒక ఐటెమ్ చేస్తుందనమాట. నేనన్నాను, అది కూడా మా పిల్లలడిగారు. వాళ్ళ పిల్లలు కాదు. ఆహ్, పిల్లలడిగారని చెప్పి గబగబా కట్ చేసేస్తుందన్నమాట. నాకేమో అర్థం కాలేదు. ఏం అడిగారమ్మ? అంటే ఆనియన్ బజ్జీ ఉంటుంది గదా! అది మా ఫ్రెండ్ చాలా బా చేస్తుందనమాట పిల్లలు తినేటట్టు.
ఓకె. హ్మ్. చెప్పండి. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఆనియన్ బజ్జి, ఆనియన్ పకోడీ ఉంటుంది. ఆనియన్ బజ్జీ 2 వేరు వేరుగుంటాయి. హ్మ్. ఓకె. బజ్జి. హ్మ్.
పకోడా కాదండి బజ్జీ‌యే నేను చెప్పేది. ఆ! అట్లాగా రింగ్స్ లాగా పిల్లలు పట్టుకొని తినడానికి మంచిగా ఉండేటట్టు మనకి ఆనియన్ రింగ్స్ దొరుకుతాయి చూడండి బయట. అట్లాగా చేస్తది అనమాట సింగిల్ సింగిల్ లేయరు రౌండ్‌ది అది తీసి ముంచి వేస్తూ ఉంటుంది. వాళ్ళకా పిల్లలకి మా పిల్లలకి చాలా ఇష్టం తను చేసేది. తను యాక్చువలీ చేద్దాం అనుకుంది గానీ తనకి హెల్త్ బాగోక చేయడం మా అదే చేయలేదనమాట మేము వెళ్ళినప్పుడు. ఆరోజు మా పాప అడిగింది తనని. "ఆంటీ నాకు ఇది చేసి పెడతావా నాకు చాలా ఇష్టం నాకు చేసి పెడతా అన్నావు కదా! మళ్ళీ వచ్చినప్పుడు కూడ" అని చెప్పేసి. తనని అడిగితే పాపం తనకీ ఫుల్ హెడ్ ఏక్ ఉందనమాట. అయినా కూడా పాపం మా పాప అడిగిందని చెప్పేసి తను చేసిచ్చింది ఆ రోజు. <giggles>
ఓకె. యస్, యస్. క్రిస్ప్రికి క్రిస్పీ క్రిస్పీ‌గా ఉంటుంది. హ్మ్. ఓకె. సుపర్. హ్మ్. ఓకె. ఆ! <chuckles> అయ్యో! ఆ! హ్మ్. ఓకె. నిజమే అండి. పిల్లలడుగుతే దానికి పేరెంట్స్‌లో ఖచ్చితంగా చేయడానికే ఇష్టపడతారు.
ఆ! అలాగ నేననుకున్నాననమాట. అరె! నాకు అంత ఓపికుండదు ఒక్కోసారి. <smacks lips> విసుక్కుంటామే లేదంటే కోపం వస్తది. అరె! మనం చేసింది తినకుండా ఎందుకు వేరేదడుగుతున్నారు అని చెప్పేసి. కానీ తను అలాగా హెల్త్ బాగోపోయినా కూడా అట్లాగా అడిగి పిల్లలడగ్గానే చేసేసరికి నాకు చాలా ఆనందం అనిపించిందనమాట.
హ్మ్. యస్. <laughs> ఓకె. హ్మ్. యస్. మీరు గూడా ఇన్‌స్పై‌ర్ అయ్యారు. అంటే నేను కూడా ఎప్పుడన్నా. <giggles>
ఆ! అవునండి. అవును. ఇంకెప్పుడు అలా చేయకూడదు. ఎవరు అడిగినా ఏదడిగినా మా ఇంటికి గెస్ట్‌లొచ్చారు కాబట్టి అతిథి దేవోభవ అంటాం గదా! అట్లాగా గెస్ట్‌లని కంపల్సరీ మనం మర్యాదగా చూసుకోవాలి. అలాగే మర్యాదగా పెట్టాలి. మర్యాదగా పంపించాలి. అది ఆహ్, నా ప్రిన్సిపుల్ అనమాట.
ఓకె. హ్మ్. సూపర్. సూపర్ అండి! మీరు <giggles> మరి లాస్ట్ మినిట్‌లో గెస్ట్‌ల కోసం మీరు ఎలా డిషెస్ ప్రిపేర్ చేస్తారు, అంటే గనుక మీరు చేసే డిషెస్ మరి మీరు అనుసరిస్తున్న విధానాలు చాలా చక్కగా ఉన్నాయండి. మీతో మాట్లాడడం బాగుంది. మళ్ళీ మాట్లాడదాం ధన్యవాదాలు.